ఎలా అంటే ఇప్పుడు ఒక సెమిస్టర్ తక్కువ మార్క్స్ వచ్చినా మనం కావాలంటే మళ్ళీ బెటర్‌మెంట్ లాగా రాసుకోవచ్చండి మళ్ళీ. లేదంటే రీవాల్యుయేషన్ పెట్టుకోచోవచ్చు. లేదు ఆహ్, అంత అవసరం లేదు పాస్ అయ్యాం చాల్లే అనుకుంటే పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు. లేదు నిజంగా ఫెయిల్ అయిపోయామంటే మాత్రం చాలా నష్టం ఏంటంటే మనకు ఒక బ్యాక్‌లాగ్‌లా పడిపోతుంది. అది సర్టిఫికేట్ ఎక్స్ట్రా అయిపోతుంది. సో అది మనకి జాబ్ పరంగా కూడా ఒక ఇబ్బందే అండి. ఎంత మంచి జాబ్ అయినా గానీ ఆళ్ళకి ఖచ్చితంగా సీజీపీఏ మినిమమ్ సీజీపీఏ ఉన్నా కానీ ఒక బ్యాక్‌లాగ్ కూడా ఉండకూడదు అనంటారు కొంతమంది. కాబట్టి మనం
ఓకె. ఓకె. కొన్ని కొన్ని కంపెనీలకి అట్లా ఉండగూడదు. ఓకె. అందుకే మీరు సెమిస్టర్‌కి ముందుగానే ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు. అంటే సెమిస్టర్‌లో గూడా పాస్ అవ్వాలి అన్న తీరులోనే ఉండేది మీకు.
అవునవును. కాబట్టి మనం అవును. అవునవును. ఖచ్చితంగా మార్క్స్ అనేవి కొంచెం తగ్గినా పర్లేదు ఇంట్లో వాళ్ళతో మనం ఏదో ఒకటి చెప్పి మనం కవర్ చేసుకోవచ్చులే మంచి ఉద్యోగమస్తే ఆళ్ళే హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఉంటాం కానీ ఫెయిల్ మాత్రం అవ్వలేదండి. ఎందుకంటే తెలుసు మనకి ఆ ఫెయిల్ అయితే సిట్యుయేషన్ ఎలా ఉండిద్దో, అది మరీ పెద్ద తప్పు అయిపోద్ది ఎందుకు అది మరి ఇంకా రీకవర్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఫెయిల్ అయి, ఆ భయం లే భయం ఉంది నాలో. కాబట్టి ఫెయిల్ అవ్వకుండా నేను ముందుగా జాగ్రత్తగా చదువుకొని ఖచ్చితంగా పాస్ అవుతూ ఒచ్చి అన్నీ పాసయినమంటా. మా బీటెక్‌లో ఒక్క బ్యాక్‌లాగ్ లేకుండా అన్నీ క్లియర్ అయిపోయినయి.
ఓకె. ఓకె. నిజంగానే. ఓకె. బావుందండి, పోనీలెండి. మంచి విషయం చెప్పారు. అయితే ఇప్పుడు మధ్యలో ఏంటంటండి, మన ఇంట్లో మీరు సెలవు పెట్టి కోడింగ్ నేర్చుకున్నా అన్నారు మరి అలాంటప్పుడు కాలేజ్‌లో చెప్పే పరీక్షల్లో ఏది ఎలా రాయాలో మనకి కొన్ని కొన్ని సార్లు అర్థం గాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి ఒక మెంటారో, లేదు మన స్నేహితులే ఒక గైడెన్స్‌గా ఇవ్వాలి. ఇట్లా నేర్చుకో, సెమిస్టర్ పాసైపోతావు. ఇది చెప్పారు స్కూల్లో ఆహ్, ఇది కాలేజిలో అని చెప్పి మనకి ఎవరో ఒకళ్ళు చెప్పాలి అలా మీకు కూడా ఎవరైనా ఒక మంచి గైడెన్స్ ఇచ్చారా?
అవునండి. అవునండి. అవును. అవును. అవునండి.

అవునండి. ఖచ్చితంగా ఇలా గొ కామన్ గొడవలయ్యాయండి. ఎందుకంటే, నేను ఇంట్లో గూర్చొనీ, ల్యాప్‌టాప్ ముందు గూర్చున్నా, వాళ్ళేదో నేను, ఎ గేమ్స్ ఆడేస్తాను, టైమ్ వేస్ట్ చేస్తాను, కాలేజీ సెలవు బెట్టి, బంక్ కొట్టీ, ఇంట్లో గూర్చున్నా అనుకుంటున్నారు గానీ, నేనేంత చెప్పినా వాళ్ళకర్థమయ్యేది గాదండీ! నేనిప్పుడిలా నేర్చుకొని, కష్టపడితేనే, నాకు మంచి జాబొచ్చుదని చెప్పినా గానీ, నేనేదో తప్పు చేస్తున్నానూ, నీకూ మంచి మార్కులు రాపోతే, ఉద్యోగం ఎలా ఒచ్చిదనే ఉద్దేశంతో, ఆళ్ళది ఆలోచిస్తారనమాట. వాళ్ళనంటానికి గూడా లేదు, ఎందుకంటే, వాళ్ళకే తెలీదు గదా! అందుకనీ, అలా అనుకునేవాళ్ళు.
ఓకే. అవునవును. మరి మరి కోడింగా గురించి, తెలీదు గాబట్టి ఆ! ల్యాప్‌టాప్‌లో ఏదో చూసుకుంటున్నాడు, ఆటలాడుకుంటున్నాడు, అన్నట్టుగా ఉండేదనమాట తీరంతా.
అవును. అవునండి. అవును ఖచ్చితంగా! అలానే ఉండేది. నేనేంటంటే, ఇంకా పర్ పర్లేదులే, వాళ్ళనుకున్న పర్లేదు, మనకీ మనం నిజంగా గ్రోతొచ్చి, మంచి జాబొస్తే, వాళ్ళే సంతోషంగా ఉంటారని జెప్పీ, ఇది తప్పుగున్న ఇది తప్పయినా పర్లేదూ, ఎందుకంటే, మంచి మార్క్స్ అన్నీ ఖచ్చితంగా అందరికి కావాలి, కానీ నాకు మార్క్స్ కంటే, ఇలా సబ్జెక్ట్ మీద నాకూ నాలెడ్జుంటమే ముఖ్యమని జెప్ అనే ఉద్దేశంతో, నేను తప్పు జేయడానికైనా రెడీ అన్నట్టుగానే, నేనూ ఇంట్లో ఉండీ, అలా ప్రతిరోజు కాలేజీ సెలవు బెట్టి, నేను చేసుకునేవాడిననమాట. ఎప్పుడూ ఇంక ఎగ్జామ్సున్నయి, ల్యాబ్ ఎగ్జామ్సున్నాయంటే తప్ప, కాలేజీకెళ్ళేవాడిని గాదనమాట. ఏదున్నా గానీ ఇంట్లో గూర్చొని నేర్చుకోటం, లేదంటే, ఆన్‌లైన్‌లో కూర్చొని కో కోర్సెస్ కొంటం, కొత్త కోర్సెస్ కొనుక్కొని కోడింగ్ మీద, నేర్చుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే, నాకు తెలుసు గదా! మనకైడియా ఉంటుంది ఇలా. ఏది, ఉద్యోగం మీద మనకీ ఎఫెక్ట్ చూపిస్తుందో, ఇప్పుడు మనకెంత సీజీపీ ఒచ్చినా గానీ, మన 10కి నైనొచ్చినా గానీ, ఉద్యోగం‌కెళ్ళినప్పుడు అది ఎప్పటిక ఉపయోగపడదండి. మనం ఏదైతే 4 సంవత్సరాలలో కష్టపడి నేర్చుకుంటామో టక్
ఓకే అండి. గ ఓకే. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఖచ్చితంగా స్కిల్లు ఏదైతే ఉండిద్దో
అవును. అదే ఉంటుందండి. అందరికి తెలిసిన విషయమే అది, కాకపోతే ఏంటంటే, కొంతమంది బద్దకంతో, కొంతమంది ఇంట్రస్ట్ రాకపోయడం మీద చేయరనమాట. కానీ నాకూ ఇంట్రస్టుండి పోనీ, ఫస్ట్ నుంచే నేను ఇంకా పర్లేదులే, ఈళ్ళు తప్పని అనుకోనీ పర్లేదూ
నిజంగానే. వేసారు. ఓకే.
ఆ! అలా చేస్తూ ఉండేవాడిననమాట.
ఓకే. బావుందండి. అయితే ఇప్పుడు మీరూ, మీ ఎదుగుదల కోసం, పెరుగుదల కోసం, చక్కగా ఉద్యోగం కోసం, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి, ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డారు. కానీ ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో, మాస్టరు గారెట్లా ఉంటారంటే, మేం నేర్పిస్తున్నాం గదా! నువ్వు కాలేజీ సెలవెందుకు పెట్టావు, కాలేజీకి రావాల్సిందే, మిడ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే, లేకపోతే ఏదో ఒకటండి, వాళ్ళు కాలేజీకి రావాలని ఒత్తిడి జేస్తూ ఉంటారు, మరి ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, మీరింట్లో ఎట్లా ఒప్పించారు? లేదు అంటే, ఈ మాస్టరు వాళ్ళకి ఎట్లా చెప్పారు?
అవునండి. అవును. అవును. అవునండి.